అప్పుడూ ఒక్కతే ఏం వెళ్తుంది, మేమొక 25 కిలోమీటర్స్ ట్రావెల్ చెయ్యాలి. నేనేం చేశాను నేను. నేను డే స్కాలర్, ఆ అమ్మాయి హాస్టలర్. అంటే, వాళ్ళూ డిస్ట్ ఐ మీన్ చెయచ్చు, కాపోతే ఆమె హాస్టల్‌లో ఉండేది. ఏంటి అనంటే, నేను ఆ రోజునా కాలేజు బస్సు మానేసీ, ఒక్కరతే ఉంటుంది అని చెప్పి, నేను తనతో వెళ్ళడం జరిగింది, కానీ ఆ రోజు ఆ అమ్మాయి నేనసలు లేనట్టే, పట్టిచ్చుకోలేనట్టే, తన పనులును తను జూసుకోడం, తనా బిజీలో తనుండడం, అట్లా జరిగిందనమాట. ఆ రోజు నాకర్థమయ్యింది, ఎందుకు నేనిట్లా ఒకరి కోసం చెయ్యడం, నేనూ అంటే నేను నా డబ్బులు ఖచ్చుకన్ హ్మ్, పెట్టుకొని నేను వెళ్ళాను, కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళే నన్ను గుర్తించలేదంటే ఇంకేంటండి?
ఓకే. హస్ట్ మీరు హ్మ్. ఓకే. ఓకే. హుహు. ఓకే. హుహు. హ్మ్. ఓహో! హుహు. అవును. అవును. అవును. నిజంగానే ఆ టైంలో చాలా బాధ కూడా అనిపిస్తూ ఉంటుందండి. ఒకరి కోసం అంత చేసినప్పుడు, కానీ ఇప్పుడు మీరాశిచ్చే
అవును. అవునండి. అవు ఇప్పుడూ ఈ సందర్భంలో తను కూడా నాకు స్నేహితురాలే కానీ ఈ విషయం తెలిసిన తర్వాత నా స్నేహితులింకా వేరే వాళ్ళెవరైతే ఉన్నారో, వాళ్ళు నాకు అండగా నించుని, తను అలా చెయ్యడం తప్పు అని చెప్పి తనతో కూడా మాట్లాడడం మానేయడం కూడా జరిగింది
హుహు. హుహు. ఓహో! ఓకే. ఓకే. ఎందుకంటే, ఇక్కడ మీరు చేసింది కరక్ట్, వాళ్ళు చేసింది తప్పు కాబట్టి, మీ వైపు నుంచున్నారు.
అవును. అవునండి. సో, అలాంటి స్నేహితులు కూడా ఉంటారు, ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారు. అంటే, మేబీ తను మరి ఏమనుకుందో, అది మనం అడగలేదు, అది తనిష్టమండి, అంతే.
హ్మ్. ఓకే. హుహు. ఓకే. ఇంకా తర్వాతెప్పుడు మాట్లాడడం కానీ, ఇంక ఏం జరగలేదు, అది లాస్టింక.
ఆ! ఆహ్, అంటే, చూస్తాము. అంటే, ప్ అప్పడిదాకా బెస్ట్ ఫ్రెండ్స్‌లాగుండీ ఇంకప్పుడు మాట్లాడడం మానేయడమనేది జరిగింది. రీసెంట్‌గా పెళ్ళిలో కూడా కలిసాము. కనీసం పెళ్ళిలో అంటే, మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళతో అన్నా మాట్లాడతాది అననుకుంటే వాళ్ళతో కూడా మాట్లాడలేదంటండి
హుహు. హ్మ్. ఓకే. ఓహో! ఓకే. అంటే, వేరే వాళ్ళ పెళ్ళికొచ్చినా గానీ చూసి వెళ్ళిపోయింది, కానీ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోలేదు.
అవును. అవునవును.
ఓహ్! ఇన్ని సంవత్సరాలయినా అంటే, ఇంతంతా ఏమవసరమొచ్చిందండి? అంటే, మీరెప్పుడూ కనుక్కుందామని ప్రయత్నించలేదా?
మేము ఖచ్చితంగా ఆహ్, ఖచ్చితంగా నేను మాట్లాడదాము, ఏహ్! పర్వాలేదు అనుకున్నాం, కానీ మా ఫ్రెండ్సొచ్చేసరికీ ఆహ్, "నీతో కాదు, అసలు మాతో కూడా ఏం మాట్లాడలేదు. మేము సమాధానం హాయని చెప్తే కూడా అలా చూసింది" అని చెప్పారు. ఇంక సర్లే, ఇంట్రెస్ట్ లేదనుకొని మేము కూడా ఏం డిస్టర్బ్ చెయలేదండి. వాళ్ళకీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా!
హ్మ్. హ్మ్. ఓహో! ఓహ్!